అయితే మనం ఇప్పుడూ, మన టెక్నాలజీ విషయం ఒకా, చూస్తే విపరీతంగా స్మార్ట్ ఫోన్స్ వినియోగం. విపరీతంగా పెరిగిపోయింది అండి. ఎంత అంటే కంట్రోల్ చేయలేనంతగా. పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు విపరీతంగా స్క్రీన్ టైమ్ ఆహ్, మొబైల్ స్క్రీన్ టైమ్ ఎక్కువగా వినియోగించేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా చెప్తే కోపాలు. పిల్లలు వాళ్ళని ఎలా, ఎలా వాళ్ళని చేంజ్ జేయాలో అనేది గూడ ప అర్థం కానటువంటి సిట్యుయేషన్. అయితే నిజంగా పిల్లల స్క్రీన్ టైమ్ ఆహ్, ఇ ఏ తగ్గించడానికి ఎలాంటి పరిమితులు చేస్తే బావుంటుంది. మీరు ఎలాంటి పరిమితులు చేస్తారు?
అవునండి. అవునండి అవును. అవునండి. అంటే ముందుగా వాళ్ళు <smacks lips> వాళ్ళకేంటంటే మొబైల్స్ ఇ ఇయన్నీ అలవాటు అ వ్ అయిపోవడం వల్ల ఏంటంటే, ఇంకా 24 గంటలు దాని మీదే ఉంటున్నారండి. ఏంటంటే ఇప్పుడు మనం ఆళ్ళు <smacks lips> చిన్న పిల్లలు కదండీ. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా పెట్టేసి ఆళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏంటంటే, వాళ్ళు మ మళ్ళీ <smacks lips> ఇంక వేరే పని గానీ, ఏం గాని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరనమాట. ఆహ్, ఈవెన్ ఏంట ఆ! అవునండి. ఆ! అవునండి. అండ్ ఏంటంటే, మళ్ళీ ఆ మొబైల్ లాగేసుకుంటే ఏడ్చేయడం ఒకటి. ఈ చాలా రకాలుగా చాలా <smacks lips> ఆహ్, విపరీతమైనా ఏంటంటే, వాళ్ళ నాలెడ్జ్‌ని తగ్గించే విధానంగా అయిపోతుందనమాట. ఇ ఇందుకోసమనీ మామూలుగా ఏం చేయాలనుకుంటున్నామంటే, వాళ్ళకంటూ ఒక టైం కేటాయించి. వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయటం గానీ. ఇలా చేయటం వల్ల ఏంటంటే, వాళ్ళకి మొబైల్ మీద ఉండే ఆసక్తి గాని, దృష్టి గానీ కొంచెం తగ్గుతూ వస్తదనమాట. ఎందుకంటే, మనం <smacks lips> వాళ్ళకి అలవాటు అయిపోతాం. అలవాటు అయిపోయిన తర్వాత ఏంటంటే ఆహ్, పర్వాలేదు. మొబైల్ లేకపోయినా సరే వాళ్ళేంటన్ ఏమనుకుంటారంటే, డాడీ గానీ, మమ్మీ గాని ఉండారు గదా! ఆళ్ళతోటి టైం స్పెండ్ చేయొచ్చు అన్న థాట్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటాదనమాట. అలాంటి టైంలో
అవునండి. అవునండి. ఆ! ఇవాళ ఏకాగ్రత కోల్పోతారు. వేరే పని మీద దృష్టి పెట్టరు. అవునండి. ఏడ్చేయడం. అవునండి. అవునా? అవునండి. అవును. ఆ! అవునండి. అవునండి. అవునండి. అవును. అవును. అయితే మీరు మీ ఇంట్లో పిల్లలు ఆహ్, ఏ ఏ వయసులో ఉన్న వా ఉన్నవాళ్ళు ఉన్నారండి?
అంటే మా, మా దగ్గర అయితే 7 ఇయర్స్ కానీ సా 6 ఇయర్స్ ఇలాంటి వాళ్ళున్నారనమాట. వాళ్ళు
అవునండి. అవును. అయితే ఈ వయసు ప్రకారం సాధారణంగా ఎలాంటి నియమాలు పెడతారు మరి ఫోన్ తగ్గించడానికి. అలాంటి వయసు ఉన్న పిల్లలకి ఆహ్, వయసుతో అంటే ఎలా చేస్తారు? ఎలాంటి మార్పులు అంటే ఫోన్ వినియోగం తగ్గించడానికి స్క్రీన్ టైం తగ్గించడానికి?
ఆ! అలాంటి వాళ్ళు వున్నా ఆ! అదండి. ఆహ్, వాళ్ళకి స్క్రీన్ టైం కానీ ఇటు కాని వాళ్ళకేంటంటే ఒకా మొబైల్ ఇచ్చామంటే వాళ్ళొక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకుంటే పర్వాలేదండి. వాళ్ళేంటంటే మన మాట వినకుండా 24 గంటలూ అదే ఫోన్ పట్టుకొనుండటం, గేమ్స్ ఆడుకోవటం ఇదే పనిగా ఉంటారనమాట. ఇలాంటి టైంలో మనమేం చేయాల ఏం చేయాలంటే <smacks lips> వాళ్ళతో ఎక్కువగా మాట్లాడటం కానీ, ఇంటరాక్ట్ అవ్వటం కానీ, ఇలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకీ వాళ్ళ దృష్టి మారిపోతుంటదంట. అలా నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తారనమాట. అలా మనం చేయము.
అవునండి. అవునండి. అవును. అవునండి. అయితే మీరు నిజంగా మీ ఇంట్లో ఇప్పుడు మీ అబ్బాయి, మీ అమ్మాయి ఎవరైనా ఉన్నారనుకోండి? ఆ స్క్రీన్ టైం తగ్గి తగ్గించుకోవాలి అనె అనే వాళ్ళకి ఏట్ల ఎ విధంగా నచ్చ చెప్తారు?
ఆ! అవునండి. అంటే వాళ్ళకి నచ్చచెప్పడం అంటే, ఇలా మొ మొబైల్ చూడడం ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల ఏంటంటే మీకు కళ్ళు గట్ట మసకగా అయిపోతాయిరా అని చెప్పడం. లేదంటే గేమ్స్ ఆడడం వల్ల ఎక్కువగా మీరు అలా ఆడుతూ ఉంటుంటే దానికి మీకున్న నాలెడ్జ్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆడుకోండి, కాకపోతే దానికి ఏంటంటే సమ్‌టైమ్ కేటాయించుకోండి, అది, అది కూడా ఎలా ఉండాలంటే ఒక 40 మినిట్స్, 30 మినిట్స్ అలా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత ఏంటంటే, ఆ గేమ్ ఆడుకున్నా సరే మొబైల్ చూసినా సరే తర్వాత ఏం చేయాలంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే బుక్ ముట్టుకునేలా చేయాలండి. మనం బుక్ ముట్టుకొని చదువుకునేలాగా
అవునండి. అవునండి. అవును. అవునండి. అవునండి. అవునండి. ఖచ్చితంగా. బుక్ అంటే బుక్స్ చదవడం వల్ల వ్ వ్ వల్ల ఈ స్క్రీన్ టైమ్ తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా?
ఆ! అవునండి తగ్గిద్దండి. ఎందుకంటే వాళ్ళకి మనం అలా అలవాటు చేయాలి నెమ్మదిగా. ఏంటంటే ఉన్న ఒక్క మొబైల్‌ని పట్టుకొని ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకున్న <smacks lips>
అవును. అవునండి. అయితే పిల్లలు ఈ మధ్యలో ఎ ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఆహ్, మేము చదువుకోవడం కూడా ఫోన్‌లో చదువుకుంటున్నాము. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాము అన్నటువంటి ఆహ్, చెప్తుంటారు. మరి అది ఎంతవరకు నిజము? దీన్ని వీళ్ళు ఎలా మరి
ఆ! అవునండి. అంటే అది ఏం చేయాలంటే, <smacks lips> వాళ్ళు మొబైల్‌లో చదువుకుంటున్నారు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, <sniffs> మీకు ఏమైతే టాపిక్ కావాలో అది చెప్తే మేము, అది బుక్ కింద రెడీ చేసి మీకు ఇస్తాము. ఆ తర్వాత మీరు అందులోనే చదువుకోండి. ఎందుకంటే, మీకు అందులో బుక్‌లో చూసి చదువుకుంటూనే మీరు రాసుకుంటూ, రాసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే మీకు బాగా అర్థమవుతుందిరా! అని చెప్పటం గానీ, ఇలా చేయటం వల్ల వాళ్ళకేంటంటే, అవగాహన వస్తదనమాట. ఒక అవ్ అవగాహన. <sniffs> ఎదిగేకొద్దీ ఏమనిపిస్తదంటే, అవును అప్పట్లో ఇలా డాడీ వోళ్ళు గట్ట చెప్పారు కదా! ఇలా చేయటం వల్ల మనకి కొంచెం ఇ నాలెడ్జ్ అయిన గెయిన్, గెయిన్ అవుద్ది అని చెప్పడం గానీ ఇలా అనిపిస్తాదనమాట.
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. ఆ! అయితే, ఇలాంటివి స్క్రీన్ టైమ్ తగ్గించడానికి టీవీ కావచ్చు, మొబైల్స్ కావచ్చు. ఆహ్, మరి అవి ఏమైనా సెట్టింగ్స్ కూడా చేయచ్చ మీరు చేంజ్ చేసేసి పిల్లలు చూడకుండా పా పెట్టేటువంటి సందర్భాలున్నాయా? సెట్టింగ్స్ చేంజ్ జేయడం.
అవును. ఆ! ఉన్నాయండి. ఎందుకంటే, మొబైల్‌లో ఇప్పుడు మనకి, ఏంటంటే సెట్టింగ్స్‌లోకి యెళ్ళినప్పుడు స్క్రీన్ ఆన్ టైమ్ మనం తగ్గించేసి ఇవ్వటం గట్ట చేయడం వల్ల ఏంటంటే, ఇంకా లాక్ అయిపోతుందనమాట మొబైల్ మళ్ళీ. లాక్ కూడా తెలియకుండా
అవునండి. ఆ! అంటే ఆవో ఆ 1 అవర్ తర్వాత లాక్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఆ! ఇదేదో బాగుంది గదండీ. పిల్లలు మనం దానికంటే ఎక్కువా, మేము ఆడుకోలేము అని వాళ్ళకి గూడా మైండ్‌లో తెలిసిపోతుంది.
ఆ! లాక్ అయిపోతుంది. అలా ఆ! మైండ్‌లో ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళు, పడుకునే టయానికి పడుకోబెట్టటం గాని, మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడల్లా వాళ్ళకిక ఆహ్, ఎనర్జిటిక్‌గా ఏమన్నా ఉండేలా చేయటం గానీ, అలా చేయటం వల్ల ఏంటంటే, వాళ్ళకి ఒక <smacks lips> ఇది ఒస్తదనమాట. అలా ఆ ప్రాసెస్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంటది.
అవును. ఆహా! అవును. చేయడము. అంటే మీరు ఏ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు, ఈ స్క్రీన్ టైమ్ నుంటి పిల్లల్ని డైవర్షన్ జేయడానికి, ఎలాంటి గేమ్స్ ఆడిపిస్తే బావుంటాదని మీరు అనుకుంటున్నారు?
అవునండి. అంటే ఎక్కువగా ఏంటంటే, అవుట్‌డోర్ గేమ్సూ ఆడిపించటం చాలా మంచిదండి. <sniffs> ఇప్పట్లో ఏంటంటే, ఇంక మొబైల్స్ రావడం వల్ల ఏంటంటే, <sniffs> వాళ్ళు ఫ్రీఫైర్ గానీ, పబ్‌జి గానీ, ఇయ్యి ఆడుకోడమే సరిపోతుంది. ఇంకా అవుట్‌డోర్ యెళ్లి ఆడడం ఇంకెంత, ఇ అవుట్‌డోర్ యెళ్ళే, ఆడే అంత సమయం గూడా వాళ్ళకి ఉండట్లేదు.
హౌ నిజంగా అండి. ఆ! మరి అవుట్ అవుట్‌డేర్ గేమ్స్ ఆడేకున్న ప్రాముఖ్యత పిల్లలకు మరి వి వి ఓ స్క్రీన్ టైమ్ తగ్గించాలంటే, పిల్లల్ని ఏ విధంగా నచ్చచెప్తారు? ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తారు మీరు?
ఆ! <sniffs> అదీ మనము ఎలాగంటే, ఇప్పుడు ఔట్‌డొర్ గేమ్సు. మీరూ వెళ్ళాడటం వల్ల ఏంటంటే, మీ బాడీలో కొన్ని <tsk> ఆహ్, ఆహ్, సమ్ పర్టిక్యులర్ పార్ట్స్ ఉంటాయి. అయి మీరూ ఎప్పుడు గేమ్స్ ఆడటం. గేమ్స్ ఆడుతూ ఉంటుంటే, ఏంటంటే ఆరోగ్యం గట్టా ఆ! అవునండి.
అవునండి. అవునండి. అవును. ఆడవాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడు వుండదు మీరు చెప్పినట్టు. అంటే, హెయిర్‌కి మంచీ గ్రొ గ్రోత్ కావాలనుకున్నప్పుడు. మీరు స్క్రూ స్క్రీన్ టైమ్ తగ్గించాలి. ఇలాంటివి చెప్తూ ఉంటారా మీరు?
అవునండి. ఆ! చెప్తూ ఉంటామండి. అది చెప్పడమే కాకుండా ఏంటంటే, ఔట్‌డోర్స్‌కెళ్ళినప్పుడు ఏంటంటే, మీరూ ఎక్కువగా ఆడే గేమ్స్ అన్నీ గూడా ఎలా ఉండాలంటే, క్రికెట్‌గాని లేదంటే టేబుల్ టెన్నిస్ కానీ లేదంటే కాక్. అంటే ఇలాంటివి గేమ్స్ ఆడటం వల్ల ఏంటంటే, బాడీ ఎప్పుడూ రన్నింగ్‌లో ఉంటుందండి. అలా ఉండడం వల్ల ఏంటంటే, <tsk> వాళ్ళకి కొంచా
అవునండి. అవునండి. అయితే ఒకొసారి ఏమవుతుందంటే, ఇంట్లో సాధారణంగా కాకుండా పండుగ రోజులు కావచ్చు వారాంతాల్లో. స్క్రీన్ విపరీతంగా ఇంగ వాళ్ళు ఫోన్ మీద ఎక్కువగా ధ్యాస పెట్టి ఉంటారండి. దాంట్లోనే మునిగిపోతారు. ఉదయం ఉంటే సాయంత్రం పడుకునేంత వరకు. మరి అలాంటి రోజుల్లో, పండుగ రోజుల్లో, వారాంతర రోజుల్లో, వీకెండ్స్‌లో. ఈ స్క్రీన్ టైమ్ తగ్గించడానికి మీరు మీ ఇంట్లో చేసే పద్ధతులేంటి పిల్లలకు?
అవునండి. అవును. అంటే ఆ టైంలో ఏంటంటే, ఈ గేమ్స్ ఆడడం వల్ల మీకు ఇలా ఉంటుందిరా! ఇలా ఉన్న తర్వాత మీరు బయటకు ఒచ్చిన తర్వాత మీరు బయట ఏం జరుగుతుందని మీకు తెలుస్తుంది. ఇలా తెలియడం వల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఎదిగిన తర్వాత మీకు, ఒక అవగాహన ఒస్తదనమాట. ఓహో! ఇలా మా డాడీ వోళ్ళు చెప్పారు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే <smacks lips> మనకి కొంచెం హెల్త్‌క హెల్త్ ఇష్యూలు గానీ తగ్గుతాయి. ఇలా <smacks lips> హెల్త్ ఇష్యూలే కాకుండా మన బాడీ అంతా అలవాటు అయిపోతుందనమాట. ఎలా అంటే మనం పొద్దున్నే లేవగానే, ఇంకా ఎళ్లి బయటకి ఎళ్లి గేమ్స్ ఆడుకోవడం, మళ్ళీ ఒచ్చి మన టైంకి మనం స్కూల్‌కి రెడీ అయిపోవడం. రెడీ అయ్యి మళ్ళీ స్కూల్‌కి ఎళ్లి మళ్ళీ ఒచ్చిన తర్వాత ఏదో ఒక గేము పార్టిసిపేట్ చేయటం గానీ, ఇలాంటివి చెప్పడం వల్ల ఏంటంటే, వాళ్ళకి‌ వ్ <smacks lips> ఆ! తర్వాత పర్టిక్యులర్ టైమ్ ఒచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమయిన తర్వాత దాన్ని ఎ ఎలా తీసుకుంటారంటే "అమ్మ! ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండటానికి కారణం మా మమ్మీ, డాడీ‌యె. వాళ్ళు చెప్పడం వ‌ల్లే నేను ఇలా ఉన్నాను. లేకపోతే నాకు కూడా ఇవి ఈపాటికి స్పెక్స్ గాని ఏదో ఒకటి పడిపోయాయమో" <giggles> చాలా మంది చాలామంది స్కూల్‌కి ఒచ్చినోళ్ళు కూడా ఇప్పుడు ఉన్న సీ ఆహ్, జనరేషన్‌లో ఏంటంటే చిన్న పిల్లలకు కూడా స్పెక్స్ పడద్ స్పెక్స్ పెట్టుకునే ఇదిగా అయిపోతుందనమాట.
అవును. అవును. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి, అవును. పార్టిసిపేట్ చేయడము. అవునండి. అవునండి. అవును. పడిపోయేది. అవునండి. అవునండి. ఆ! చిన్న చిన్న పిల్లలకు కూడా స్పెక్స్ రావడం చాలా దారుణం విషయం. చిన్న చిన్న పిల్లలు ఇంత ఇంత సొడబుట్టి కళ్లద్దాలు పెట్టుకొని ఒస్తుంటారు స్కూల్‌కి. ఎప్పుడైనా చూసారా అండి, ఇలా పిల్లలు స్క్రీన్‌టైమ్ ఎక్కువ చూసేసి క అంటే ఆ కళ్ళని దెబ్బతీసుకునే విధంగా స్పెక్స్ వాడడం ఎక్కడైనా చూసారా? నే నే మీ నిజ జీవితంలో?
అవునండి. ఆ! అవునండి. అలాంటి ఆ! చూసామండి. చాలా సార్లు చూసామండి. ఎందుకంటే మేము స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళతో పాటు మని మేము కూడా వెళ్తూ ఉంటాం గదండీ! అప్పుడు అక్కడ వాళ్ళని డ్రాప్ చేయడానికి కానీ, లేదంటే వాళ్ళని తీసుకురావడానికి కానీ ఎళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్‌లోనే చాలామంది ఉంటారనమాట. ఆళ్ళు స్పెక్స్ పెట్టుకొని వాళ్ళు చూసే విధానంలో‌ని <smacks lips> ఏంటంటే ఎలా ఉంటుందంటే కొంతమంది స్పెక్స్ ఎట్టేసుకున్న తర్వాత ఎలా కనిపిస్తారంటే, <smacks lips> అయ మనకి ఇంత బాధ ఇప్పుడే ఎందుకు పడటం నేను, అన్న విధంగా అనిపిస్త ఉంటది బాధ అనిపిస్తది. కాకపోతే ఇంకా వాళ్ళకి స్పెక్స్ పడిపోయిన తర్వాత, ఇంకా మనం మాత్రం ఏం చేయలేం గదండీ! ఇంకా వాళ్ళని చూసి
అవునా? అవునండి. ఆ! అవునండి, అవును. పడడం. అవును. అవునండి. ఏంచే అయితే ఈ పిల్లలకి స్క్రీన్‌టైము తగ్గించడానికి ప్రకృతితో మమేకం అయిపోవడము ఎలా ఎలా నేర్పిస్తారు? మనకు.
ఆ! అవునండి. ఆ! అదే అండి చెప్పాను గదండీ! ఆల్రెడీ ఏంటంటే ఇలాగ బయట తిరగటం గాని, అంటే ఫ్రెండ్స్‌తో కొంచెం కలిసి బయటికి వెళ్ళటం గానీ, మళ్ళీ ఒచ్చిన తర్వాత బుక్స్ తీసి చదువుకోవడం కానీ లేదంటే గేమ్స్ ఆడుకోవటం కానీ, <smacks lips> అవుట్‌డోర్ గేమ్స్ అవి కూడా మళ్ళీ ఇండోర్ గేమ్స్ కాకుండా ఆ! అవునండి.
అవునండి. ముఖ్యంగా అవుట్‌డోర్ గేమ్. అంటే ఏ రకమైనటువంటి ఓ అవుట్‌డోర్ గేమ్స్ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు?
ఆ! అదే అండి. ఆహ్, అవుట్‌డోర్ గేమ్స్ అంటే మనకి ముందుగా క్రి‌క్ గుర్తొచ్చేది ఏంటంటే క్రికె‌టె. ఎందుకంటే ఇప్పుడున్న, ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరు ఏమన్నంటే ఎక్కడికి ఎళ్తున్నావురా? అంటే "క్రికెట్ ఆడుకోవడానికి ఎళ్తున్నాను మమ్మీ" ఇలాగానే
క్రికెటు. క్రికెట్‌ని ఆడడానికి. క్రికెట్ కాకుండా ఆహ్, మనము శారీరకంగా దృడంగా ఉండడానికి, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండడానికి పిల్లలకి ఎలాంటి ఆహ్, ఆటలు ఆడిపిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు?
ఆ! అలాంటి టైంలో ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఆళ్ళకి 'వ్యాయామం' చేయడం అనేది నేర్పించాలండి బాగా. ఎందుకంటే వ్యాయామం చేయడం వల్ల ఏంటంటే
వ్యాయామాలు. ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు?
ఆ! ఎక్సర్సైజ్‌లు గానీ లేదంటే వాళ్ళకి కొంచెం <smacks lips> వాళ్ళు వాకింగ్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం గానీ ఇలాంటివి నేర్పించడం వల్ల ఏంటంటే వాళ్
అవునండి. ఏదైనా మెడిటేషను ఇలాంటి యోగాస్ కూడా నేర్పిస్తుంటారా?
ఆ! అవునండి. అలాంటివి నేర్పిస్తామండి. ఎందుకంటే వాళ్ళు బాడీ యాక్టివే యాక్టివ్‌గా ఉంటుంది. అలా చేయడం వల్ల. ఏంటంటే ఏదన్నా మనం క్వషన్ అడగగానే వాళ్ళు ఏంటంటే వాళ్ళుగ వాళ్ళకి వెంటనే తట్టేస్తుందనమాట. రియాక్ట్ అయిపోతారు. ఆ! "దీనికి ఆన్సర్ ఇదే కదా!" అని రియాక్ట్ అయిపోయి దానికి ఆన్సర్ గూడా చెప్పేసే అంత విధంగా వాళ్ళు తయారవుతూ ఉంటారనమాట, పిల్లలు.
యోగాసు. అవునండి. కట్టేస్తుంది. అవును. అవునండి. నిజంగ్ నిజంగా అండి పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించడానికి ఎలాంటి పరిమితులు విధిస్తారు? ఎలా చేస్తే బా బావుంటదిని మీరు చక్కగా చెప్పారండి. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
అవునండి. ధన్యవాదాలండి. మీరు కూడా మాతో చాలా చక్కగా వివరించి అడిగిన క్వషన్స్‌కి మీరు ఆన్సర్స్ తెప్పించినందుకు. మీకూడా మీకు చాలా ధన్యవాదాలండి.